అయితే, ఆహ్, రాత్రి నిద్రకు వెళ్ళే ముందూ హ్మ్, కొన్ని రొటీన్సనేవి పాటిస్తావనమాట మనం రోజూ. ఆహ్, కొన్నీ స్కిన్ కేర్ రొటీన్సని, ఇట్లా చాలా ఉంటాయి. అట్లా మీకు మీ డైలీ స్కిన్ కేర్ ఆహ్, ఆహ్, మీ డైలీ రొటీనేవన్నుందా నిద్రపోయే ముందు?
హ్మ్. అవును. ఖచ్చితంగా. హ్మ్. హ్మ్. అంటే, రోజు ఎంత బిజీగా ఉన్నా, నైట్ టైమ్‌లో ఒక చిన్న వైండింగ్ డౌన్ రొటీనుండాలి అని ఫీలవుతూ ఉంటాను నేను. ఫస్టసలు నైట్ టైమంటే, ఫోను నుండి స్లోగా డిస్‌క‌నెక్టవ్వాలి. అంటే, నిద్రకి మినిమమ్ హాఫ్ ఎన్ అవర్ ముందు మొబైల్ సైడికి పెట్టేసి, ట్రై చేస్తా ఉంటాననమాట. లేదంటే అలా రీల్స్ స్క్రోల్ చేసుకుంటూనే రాత్రంతా జాగారం అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా
ఓకే. ఓకే. అంటే, మీరూ ముందూగా అలా చేసేవాళ్ళా ఏంటి?
ఆ! మొత్తం సొ సొ స్క్రోల్ చేస్తు నేను అంటే, ఇక్కడ ఒకటి ఉంటుంది.
పట్ట పగలంతా పడుకునే వాళ్ళూ ఆహ్, రాత్రులు పడుకోలేరు కదా! వాళ్ళు రాత్రి ఉదయించే సూర్యుడు‌లాగా నైట్ ఒవల్స్ అంటారు. అలా రాత్రంతా పడుకునీ <giggles> ఆ! రాత్రంతా పడుకొని ఉదయాన్నే లేచిన వాళ్ళు ఎర్లీ బర్డ్స్ అంటారు. అలా కాకుండా, ఒక సాధారణమైన వ్యక్తి 6 గంటల నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. కొంతమంది రాత్రి పడుకుంటేనే అది మన వంటికి మంచిది, సర్కేడియం రిదమ్‌ని ఫాలో అవ్వాలి అంటారు, కానీ కొంతమంది ఒక వర్గం కిందకొస్తారు. ఆ వర్గంలో నేనుంటా.
అవును. అవును. అవును. నైట్ ఓవల్సని ఈ మధ్య అవును. వింటా ఉన్నాం. అవును. హ్మ్. ఓకే. అవును. అవును. ఖచ్చితంగా. అవును. అంటే, ఇది మావులుగా మనం ఎప్పుడు పడుకున్నా గూడా 8 గంటలు, 6 గంటలు పడుకుంటే సరిపోదా? ఉదయం పూటైన 6 గంటలు పడుకుంటే అది ఆరోగ్యకరం కాదా?
అదే అంటున్నాను. ఆ వర్గానికి నేనొస్తాను. దాన్ని క్రోనోటైప్ అంటారన్నమాట. ఈ వర్గం పేరు క్రోనోటైప్. ఈ క్రోనోటైప్ అనేవాళ్ళు ఈ సార్కేడియన్ రిథమ్‌ని, నైట్ స్లీప్‌ని అలా, అలా వాటితో వాళ్ళకి సంబంధం ఉండదు. ఒక రోజులో ఎప్పుడైనా టైంకి సంబంధం లేకుండా ఒక 6-8 గంటలు వాళ్ళు పడుకున్నా వాళ్ళు యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ళ పని నిమిత్తాన. సో, వాళ్ళు ఎప్పుడు ఆహ్, ఆహ్, డల్‌గా, మూడీగా అలా ఏం ఉండరు. వ ఎందుకంటే, వాళ్ళు డే అంతా యాక్టివ్‌గా ఉంటారు. ఆ నిద్రకి ఇవ్వాల్సిన టైమ్ వాళ్ళు నిద్రకిస్తున్నారు. <smacks lips> నిద్రేం త్యాగం చేయట్లేదు ఎక్కడ. సో, నేనా టైప్ కిందకొస్తాం.
ఓకె. ఓకె. ఓకె. అవునవును. అవును. అవును. స్లీప్ అనేది ఇంపార్టెంట్ అండి. అది కూడా ఎప్పుడు నిద్రపోవాలో గూడా, తెలుసుకోవాలంటారు. అవును ఖచ్చితంగా.
ఆ! అలాగ. కాని, ఫోను నుండి నేను ఇంతకు ముందు ఫోను నుండి స్లో‌గా డిస్‌కనెక్ట్ అవ్వడానికి టైం పట్టేది. అది రీల్స్ చూస్తూ.
ఓకె. అంటే, ఒకప్పుడు మీరు నైట్ ఔలనమాట. అయితే.
ఆ! <giggles> అవును. ఫోను చూస్తూ, చూస్తూ, చూస్తూ, స్క్రోల్ చేసి, చేసి వేళ్లు నొప్పులొచ్చి, ఇంకా చిరాకొచ్చి పక్కన పెట్టేసి పడుకోవడమే గానీ, నిద్ర వచ్చైతే నేను పడుకునేదాన్ని కాదు. కొంతమందుంటారు నా ఫ్రెండ్స్ గుడ్‌నైట్ అని మెసేజ్ చేస్తారు. నేను తిరిగి రిప్లై చేసేలోపే వాళ్ళు పడుకునేస్తారు. అంత ఫాస్ట్ అదృష్టవంతులు.
ఓకె. ఓకె. ఓకె. అవును. చ అవును. నిజంగా. కొంతమందుంటారు అసలే వెంటనే ఫో చూస్తా, చూస్తా ఉంటారు. మనం ఆహ్, ఏమంటే నిద్రపోతారు.
ఆ! ఆ! వెంటనే అంటే హ్మ్. చాలా అదృష్టం. అంత అంత ఫాస్ట్‌గా నిద్ర పట్టాలన్నా గూడా అంత అదృష్టం ఉండాలి. ఉండగలగాలి. తర్వాత స్కిన్ కేర్. ఫోను పక్కన పెట్టేసి ఆహ్, స్కిన్ కేర్ గురించి చెప్పాలంటే, ముందు మొహాన్ని నీట్‌గా వాష్ చేసేసుకొని, దాన్ని కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసి, పెదాలకి కొంచెం లిప్ బామ్ పెట్టుకొని, హెయిర్‌ని లూజ్‌గా టై చేసుకోవాలి. పడుకునే ముందు ఎప్పుడు పిల్లోకి, హెయిర్‌కి ఫ్రిక్షన్ జరిగి హెయిర్ ఫాల్ అయిపోతూంటుంది. ఆ విషయం చాలా మంది గమనించుకోరు. పిల్లో ఎప్పుడు సాటిన్ పిల్లో కవర్స్ వాడుకుంటే, ఫ్రిక్షన్ తగ్గుతది. సో, మనం అటు, ఇటు దొర్లిన గూడా హెయిరు ఆహ్, ఫాల్ అవ్వదు. చాలా మంది పడుకొని లేచి చూసేసరికి, చాలా హెయిర్ అంతా పిల్లో అంతా హెయిర్‌, హెయిర్‌ ఉంటుంది. అలాగా
అవును. అంత అదృష్టం అందరికి ఉండదులేండి. అవును. ఓకే. ఓకే. ఓకే. అవును. అవునవును. ఓకే. ఓకే. అవునండి. నేనూ జూస్తా, నాకి మధ్య గూడా హెయిర్ ఫాల్ ఎక్కువయిపోయిందసలు.
ఆ! హెయిర్ ఫాలూ ఊడిపోతే ఎలా వచ్చేస్తుంది? ఆహ్, హెయిర్ ఫాల్ వూడితే మళ్ళీ రాదంత ఈజీగా రాదు.
అవునవును. అదేదో అంటారు. రోజుకి ఒక 100 ఎంటుకల వరకు ఊడిపోతే, 50 ఎంటుకల వరకు వస్తే, కొంతమందికి మొత్తం 100 ఓడిపోతే మిగతావి జి ఏమీ రావు అని జెప్పేసి ఏదో అంటారు.
కాబట్టి మనం హెయిర్‌ని చాలా జాగ్రత్తగా హ్మ్. అంటే లెక్కేస్తూంటారా మీరు? ఆ! అలాగే కదా! సో, అలా హెయిర్‌ని నీట్‌గా బ్రైడ్ చేసుకుంటాను నేను ఫస్టు. బ్రైడ్ చేసుకొని, ఆహ్, ఫేస్‌ని నీట్‌గా వాష్ చేసుకొనీ, మాయిశ్చరైజరు, నియాసినామైడు సీరముంటుంది, సీరమ్ అప్లై చేసుకొని, అంటే, స్కిన్ టైప్‌ని బట్టి సీరమ్సుంటాయి. ఆయిలీ స్కిన్నయితే ఇది, డ్రై స్కిన్నయితే ఇది, కాంబినేషన్ స్కిన్నయితే
ఓకే. ఓకే. ఓకే. అంటే, ఇవి సీరమ్స్ ఇవన్నీ వాడటం వల్ల ఉపయోగాలుంటయి అంటారా?
అయ్యో! ఉపయోగాలెందుకుండవు? ఇప్పుడూ కడుపులోకి ఫుడ్డెళ్తుంది
అంటే, ఒకప్పుడాను పాతకాలంలో చూసుకుంటే గనక, మనం ఈ సి ఆహ్, సిరమ్స్ గానీ, మాయిశ్చరైజ్ గానీ, ఇవన్నీ ఏమి లేవు, కానీ అప్పట్లో ఆరోగ్యంగానే ఉండేవోళ్ళు, అంత స్కిన్ను గూడా అంతా ఆహ్, న్యాచురల్‍గానే అంతా మంచిగానే ఉండేది. అవును. అవును.
హ్మ్. అవును. అ! అవును. చాలా గొప్పగా చెప్పారు ఆ విషయం. దాని గురించి మాట్లాడితే, పాతకాలంలో ఉన్న తీరు వేరు, తిండి వేరు, అక్కడ మనవున్న పొల్యూషన్ లేని ఎన్వైర్‌మెంట్‌లో పెరిగిన ఆహ్, అది ఇప్పుడెంత పొల్యూషనుంటుంది. తిండి తినే తిండి అడల్టరేటెడ్ ఫుడ్డయిపోతుంది. అంతా కాలుష్యం, కలుషితంలో ఉంటున్నాం కాబట్టి, ఈ సన్ను నుంచొచ్చే యూవీ రేస్ కోసం, ప్రొటెక్షన్ కోసం, మనం సన్ స్క్రీనెలా వాడతామో నైట్ టైమ్ మన స్కిన్‌ని డ్రై అయిపోకుండా, స్కిన్ ఫ్లేకీ అయిపోకుండా, ఆ ముడతలు, మచ్చలు, వాటి కోసం అంటే, తినే ఫుడ్డులో సారం లేనప్పుడు, మరి బయట ఎడిషనల్‌గా వాడాల్సొస్తొంది. ఇదేమీ తప్పు కాదు. మన స్కిన్‍కి మనమిచ్చే కేరే ఇది. ఇదేమి మేకప్పు కాదు, లేకపోతే అదనపు ర బంగారపు పూత పూసినట్టు, పుత్తడి పూత పూసినట్టు అంటారు గదా! అలా ఏం కాదండి.
అవును. అవును. ఓకే. ఓకే. అంటే, వాటిల్లో గూడా కెమికల్సనేవి ఉంటాయి గదా! అంటే, ప్రతి ప్రొడక్ట్ గూడా మనకీ ఆహ్, మన స్కిన్‌కి, మన్
ప్రొడక్ట్‌లో కెమికల్సుంటాయి. ఇలా పార్టిక్యులర్‌గా సీరమ్స్‌లో, వీటిలో కెమికల్సుండవు. ఇది ఆహ్, ఇంగ్రీడియెంటే అది కదా! హ్మ్. ఒక ప్రొడక్ట్ తయారీలో కొన్ని కెమికల్సుంటాయి. పారాబెన్ ఫ్రీ ఉంటుంది, ఆహ్, ఇలాగ కొన్ని కొన్ని పారాబెన్ ఫ్రీ ఉండేవి వాడాలి. యానిమల్ క్రూయల్టీ ఫ్రీ ఉంటుంది. అలా రకరకాల వర్గాలకి చెందిన వాళ్ళుంటరు. కొంతమంది వీగన్ ప్రొడక్ట్సే వాడతారు. అంటే, యానిమల్స్ నుంచి ఒచ్చినవేవీ వాడరు. పాలుతో చేసినివి, ప్రొడక్ట్‌లో పాలు ఉన్నా, వాటికి సంబంధించినివి ఏమున్నా కూడా వాళ్ళు వాడరు. లిప్ బామ్స్‌లో వ్యాక్సుంటుంది. అలా రకరకాలుగా స్కిన్ కేరయితే కంప్లీటయిపోతుంది శుభ్రంగా, నీట్‌గా. చక్కగా స్కిన్ కేర్ చేసేసుకొని, ఆహ్, మొన్ ఇంక రెస్ట్ మోడ్‌లోకెళ్ళిపోడమే. తర్వాత రోజు ప్రిపరేషన్ కూడా ముందు రాత్రే నేను సిద్ధం జేసుకొనుంటాను. అనేత్ రేపొద్ అంటే పడుకునే ముందు ఆహ్, పొద్దునే ఏం చెయాలి, ఏంటి, ఆహ్, ఏమేం ప్లాన్సున్నాయి.
ఓకే. వాటిలో కెమికల్సుండవా అవి? ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. పొద్దున్నే చెయ్యాల్సిన పనులు. బ్రేక్‌ఫా‌స్ట్‌కి సంబంధించి గానీ, ప్రిపరేషన్సన్నీ మీరు ముందే చేసుకుంటారనమాట?
ఆ! ఆ! ఆ! అంటే, బ్రేక్‌ఫా‌స్ట్ నేనూ తినను. నేనిప్పుడు డైట్‌లో ఉన్నాను, కానీ అంటే, పొద్దున్నే లేచిన వెంటనే నేను యోగా చెయ్యాలీ వ్ ఇంకా మెడిటేషన్ చెయ్యాలి. ఆహ్, నిన్న చేసినవి ఎక్సర్‌సైజెస్ రిపీట్ చెయ్యాలా? కొత్తవేమి చెయ్యాలి? అని చూసుకుంటూ ఉంటాను. దాని తర్వాత ఆహ్, ఉదయాన్నే ఒక చెంచా ఘీ తీసుకోడము. ఘీ తీసుకోడం వల్ల చాలా మంచది. అది ఫ్యాట్ కట్టరంటారు గదా! ఫ్యాట్‍ని కట్ చేస్తుంది బాడీలో, విత్ హెల్తీ వ్ ఆహ్
ఓకే. ఓకే. ఓకే. ఓకే. అంటే, మనం కొన్ని ఈ ఒక మిత్ అనేది కూడుంది. ఆహ్, ఘీ అనేది కొంచుం ఆహ్, ఫ్యాటే మ హెల్దీ ఫ్యాట్టంటారు. అది నిజమేనా అది?
హ్మ్. హ్మ్. అది చాలా నిజమండి. ఘీ అనేది హెల్దీ ఫ్యాట్. ఘీలో అదొక ఎమ్మెల్సిఫైర్‌లా పనిచేస్తుంది. అది వేరే నూనెల్లాగాను, వేరే వాటిల్లాగాను, అది కొవ్వుని ఎక్కువ చెయ్యదు, కొవ్వుని తగ్గిస్తుంది. ఒంట్లో ఉన్న కొవ్వుని కట్ చేస్తుంది ఘీ. అది ఘీకున్న పవర్.
అవునా? ఓకే. ఓకే. అంటే, ఇది పెద్దవాళ్ళు తీసుకోటం గూడా మంచిదేనా?
ఎవ్వరైనా తీసుకోవచ్చు ఘీ ఆహ్, కొంతమంది లాక్టోస్ ఇంటాలరెంట్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. పాల ప్రొ ప్రొడక్ట్స్ పడని వాళ్ళు తీసుకోరేమో కానీ, ఘీ చాలా ఆరోగ్యం. ఆవు నెయ్యి కన్నా గేద నెయ్యి అయితే మంచిది. ఆవు నెయ్యి అయితే కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అవొస్తూ ఉంటాయి. ఆవు నెయ్యి వల్ల. హ్మ్. వేడి గూడా చేస్తుంది. అలా గేద నెయ్యి అయితే, చాలా మంచిది. ఆహ్, అలా రేపటి రోజున మనం చేయాల్సిన అవును.
ఓకె. అది వేడి చేస్తది అంటారు అది కూడా ఓకె. ఓకె. అయితే పడుకునే ముందూ ఆహ్, ప మొన్న నేను విన్నాను ఆహ్, పడుకునే ముండేంటంటే, ఆహ్, ఒక 2 గంటల ముందు తినేసి 2 గంటలు దానికోసం డైజెస్ట్ అవ్వడానికి పెడితే మంచి నిద్రొస్తదనంటారు. ఓకె. ఆ! చెప్పండి. ఓకె.
హ్మ్. ఓకె. అదే చెప్పబోతున్నాను <giggles> నేను. ఆ! అలాగే వస్తున్నాను నేను. హ్మ్. అలా తి మనం పడుకునే ముందు తిన ఆహ్, అ అది తింటాం కదా! పడుకునే ముందు మనం ఒక 2, 3 గంటలు ముందే తినేస్తే బాడీ అంతా సెటవుతుంది, పడుకునే టైం లోపు చక్కగా డైజెషనూ అంతా చక్కగా నీట్‌గా అయిపోతుంది. ఈ మెంటల్ వైన్ డౌనంటే కొంచెం లైట్ రీడింగ్ 2, 3 పేజీలు పుస్తకం చదివినా నిద్రొస్తుంది, జర్నలింగ్ చేస్తే నిద్రొస్తు ఉంటుంది కొంతమందికి. అంటే ఏది బెటర్‌గా చేయొచ్చు అది వాళ్ళు చేస్తారు. కొంతమంది రాస్తారు పడుకునే ముందు డైరీలు. ఆ డైరీలు రాసుకుంటారు ఇంకా ఇంతకుముందు నేను ప్రేయర్ చేసేకునేదాన్ని. మెడిటేషను ప్రేయరు అలా అంటే, డే అంతా మంచిగా జరిగినందుకు ఒక థాంక్స్‌ లాగా కృతజ్ఞతతో ఓ కృతజ్ఞత భావం కలిగి
ఓకె. అవునవును. ఓకె. స్పిరిచువల్‌గా గూడా మీరు దాంట్లో యాక్టివ్‌గుండేవాళ్ళయితే.
యాక్టివ్ నైట్ టైమ్ రొటీన్ కదా! ఇది నిద్ర లేచాక నిద్ర పోయే ముందు ఈ మెడిటేషను ప్రేయరులు మానసిక ఆరోగ్యానికి మంచిగా అనిపిస్తుంది. ఈ డీప్ బ్రీథింగ్ ఎక్సర్సైజులు
అయితే, మీరు ఈ రొటీన్ మొత్తం డైలీ పాటిస్తారా? వీక్ ఆహ్, ఒక వీక్ అంతా ఒక నెల మొత్తం ఇట్లా ఆహ్, అంటే వీక్‍లో ఒక 2 రోజులు అట్లా బ్రేక్ తీసుకోటం, అంటే మనం వీకెండ్సొచ్చినప్పుడు మనం బయట పార్టీస్‌కి వెళ్తా ఉంటాం గదా! అలాంటివి ఎంటి ఓకె. ఓకె, ఓకె.
ఆ! ఎప్పుడు కుదిరినా కుదిరిన ప్రతిసారి. అలా ఏం ఉండదు గానీ ఎప్పుడైనా ఆ కుదరదు. అప్పుడు కుదరదు. ఎప్పుడైనా ఎవరైనా వస్తే ఎవరైనా రిలేటివ్స్ గట్రా గాని ఉంటే లేకపోతే మనకీ పడుకోవడానికి ఆహ్, ఆహ్, టైం లేదు ఎక్కువ యాక్టివిటీస్ చేసాము టైయర్దయిపోయామన్నా కూడా స్కిపవుతుంది. ఎవ్రీ డే చేయాలంటే మనమేమైనా రోబోట్సా?
ఓకె. మరి అలాంటప్పుడు మనకి పొద్దున్నే గూడా నిద్ర నైట్ నిద్ర సరిపోకపోవటమో, పొద్దున్నే లేగవాల్సొస్తది గదా! అప్పుడు ఆ రొటీననేది కొంచెం బ్రేకవుతది గదా! మరి అలాంటప్పుడు మీరు ఎలా బాలన్స్ చేసుకుంటారు?
అవును. కొంచెం బ్రేకవుతుందీ. అప్పుడు నేను మధ్యాహ్నం స్లీప్‌ని కవర్ జేస్తాను. ఆఫ్టర్‌నూన్స్ పడుకుంటాను. ఆహ్, 8 గంటలు మాత్రం ఖచ్చితంగా చూసుకుంటా. 6-8 గంటలు పడుకునేలాగా ఖచ్చితంగా నేను చూసుకుంటా. ఎప్పుడైనా అప్పుడప్పుడు చీట్ డే లాగా చీటు ఆహ్, నైట్ రొటీన్ ఉంటుంది అలాగా. అంటే రూమ్‌లో
ఓకె. ఓకె. అంటే మూవీస్ చూడటం గాని ఇట్లాంటివి ఏమైనా స్కిప్‌కి ఈ మధ్య సీరీస్ కూడా ఎక్కువ చు చూస్తున్నారు సీరీస్ చూస్తా, చూస్తా ఆహ్, సీజన్ మొత్తం బింజ్ వాచ్చని జెప్పేసి పెట్టేసుకొని
హ్మ్. నేను మూవీస్ <giggles> అంత పెద్దగా చూడను. ఆ! లేదు, లేదు ఇంతక ముందు బింజ్ వాచ్ చేసేదాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో ఇంతకుముందు, చదువుకునే టైంలలో. అప్పుడెప్పుడో కాలం అది చిన్నప్పటిలాగా అయిపోతుంది ఇప్పుడు చెప్పాలంటే. ఒక రెండు మూడేళ్ల నుంచి నేను చూడడం మానేసాను అంతే. అంతెక్కువ ఇంట్రెస్ట్ లేదు వాటి మీద. సినిమాలు చూస్తాను థియేటర్‌కెళ్లి. కానీ నా నైట్ టైమ్స్ పడుకున్నప్పుడు చూడను. కళ్ళ మీద వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే రూమ్‌లో లైట్ డిమ్‌గా పెట్టుకొని పడుకోవాలి, ఫ్యాన్ సౌండ్ ఎక్కువ పెట్టుకోకుండా నీట్‌గా ఒక ప్లెజెంట్ మ్యూజిక్‌తో అలా నేను పెట్టి పడుకుంటాను. మొత్తం లైట్సన్ని ఆఫ్ చేసుకొని. ఈ
ఓకె, ఓకె. ఓకె. ఆహా! ఓకె, ఓకె. అయితే హ్మ్. ఓకె. అంటే, మీరు పడుకున్నంత సేపు మ్యూజిక్కు ప్లే అవుతానే ఉంటదా? లేకపోతే ముందు ఆ ఆఫ్ చేసుకొని అట్లా పడుకుంటారా?
ఆ లేదు లేదు. జస్ట్ నిద్రపోయేంతవరకే ఆ మ్యూజిక్ లైట్ మ్యూజిక్ పాత పాటలు, అప్పట్లో ఉండే పాత పాటలు అహ్, లైట్సన్ని ఆఫ్ చేసేసుకొని రూమ్‌లో డిమ్ లైట్స్ వేసుకోవడం. సో, ఇలా, నేను చేస్తూ ఉంటా. కొన్ని కొన్ని సార్లయితే నాకనిపిస్తుంది ఏంటి ఈ ప్రపంచానికి దూరంగా ఎక్కడికైనా క్యాంపింగ్‌కి వెళ్ళిపోయి ఆ క్యాంపింగ్‌లో మనం పడుకోవచ్చు. ఇంకా నిద్ర ఎక్స్‌ప్లోర్ అన్నీ చేయొచ్చు. అలా కూడా అనిపిస్తూ ఉంటుంది. సినిమాలలో చూపిస్తూ ఉంటారు టెంట్‌లలో, గుడారాల్లో పడుకుంటారు. కానీ నాకు చాలా భయం పాములు గట్రా వచ్చేస్తూ ఉంటాయేమోనని. అందుకే ఇంక ఇంట్లోనే నేను, నా స్లీప్‌ని చక్కగా పడుకొని అంటే ఎంత యాక్టివ్‌గా పడుకొని ఎంత హెల్తీగా పడుకుంటే లేచేటప్పటికి అంత ఫ్రెష్‌గా ఉంటామనమాట. లేచేటప్పటికి చాలా ఫ్రెష్‌గా ఒక పువ్వు విచ్చుకున్నట్టు ఎలా ఉండాలి అంత అందంగా, యాక్టివ్‌గా చక్కగా ఫేసంతా బ్లడ్ సర్క్యులేషన్‌తో అలా ఉంటాం. ఈ విధంగా రాత్రి నిద్రకు వెళ్ళే ముందు ఈ రొటీన్‌ని చక్కగా ఫాలో అయితే చాలా మంచిది. హ్మ్.
ఓకె. అవునవును. అవును. అవును. ఆహా! ఓకె. ఓకె. అయితే మీరు అయితే హ్మ్. ఓకె. ఓకె. అయితే చా చాలా బాగా వివరించారండి మీ నిద్ర గురించి దాని ఇంపార్టెన్స్ గురించి, ఆ నిద్రబోయే ముందు ఏం ఏం చేస్తారు మీరు డైలీ రోటీన్ గురించి చాలా బాగా వివరించారు. అంటే కొ ఈ స్కిన్ కేర్ పద్ధతి కూడా నేను ఇప్పటి నుంచి పాటిద్దాం అనుకుంటున్న, మీరు చెప్పిన తర్వాత నేను అంటే ఆ కెమికల్స్ ఉంటాయని చెప్పేసి కొంచెం భయపడేవాడిని, మీరు కొంచెం ధైర్యం ఇచ్చారు. నేను పాటించడానికి ప్రయత్నిస్తాను. మీతో మాట్లాడినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉందండి. మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ధన్యవాదాలండి.
అవును. అవును. <chuckles> అవును, అవును. తప్పకుండా. <chuckles> అవును. హ్మ్. తప్పకుండాను. చాలా సంతోషం. ధన్యవాదాలు.